మన జీవితం ఒకప్పుడు చూస్తే చాలా చక్కగా సాగిపోతూ ఉన్నట్లుగా ఉండేది. కానీ ఆఫ్టర్ కొన్ని సంవత్సరాల తర్వాత అందులోను మనకు ఈ ఒక ప్యాండమిక్ అనే ఒక ఒక సిట్యుయేషన్ ఒచ్చినప్పుడు స్మార్ట్ ఫోన్స్ టెక్నాలజీ అనేది చాలా వరకు పెరిగిపోయింది. అప్పుడు మన జీవితంలో ఒక స్మార్ట్ ఫోన్ అనేది ఒచ్చింది. అటువంటి స్మార్ట్ ఫోన్ రావడం వల్ల అసలు మన జీవితంలో ఎన్నో రకాలు మార్పులు చూసాం. ఇప్పటికి చాలా ఇన్నోవేషన్స్‌గా నడుస్తుంది కూడా. ఇటువంటి సన్నివేశాల్లో మీకు మొదటిసారి మీరు ఎప్పుడు స్మార్ట్ ఫోన్ వాడారు? అలా స్మార్ట్ ఫోన్ వాడడం వల్ల మీ జీవితం ఇప్పుడు ఎలా ఉంది అనేది చెప్పగలుగుతారా?
అవును. ఖచ్చితంగే అండి. ఏంటైందంటే నేను మామూలుగా ఇప్పుడు ప్రెజెంట్‌ కాలంలో మీరు చూస్తున్నాంటే ప్రతి ఒక్కల దెగ్గర స్మార్ట్ ఫోన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీకు చిన్న పిల్లాడు లేదు పెద్దవాళ్ళు లేరు. ప్రతి ఒక్కల దగర ఉంటుంది, అయినా అలాని కాకపోయినా, మన చిన్న సమయాలలో ఫోనులనేవి ఎక్కువగా మనకి ఇచ్చేవారు కూడా కాదు, <smacks lips> <chuckles> అందులోనూ స్మార్ట్ ఫోన్ అంటే చాలా గొప్ప విషయం. స్కూల్ టైమ్‌లో మన దెగ్గర ఫోన్‌లనేవి ఉండేవి కాదు.
హ్మ్. అవును. అవును. హ్మ్. కాదు అస్సలు కాదు. అను అస్సలు కాదు. అయితే ఆహ్, ఆ రోజుల్లో చిన్న కీప్యాడ్ ఫోనుంటేనే గొప్పగా చూస్తే, స్మార్ట్ ఫోనున్నోళ్ళు పెద్ద కింగుల్లా జుస్తా ఉంటారు.
అలాంటి సమయంలో హ్మ్. <chuckles> అవును. అవును.
అలాంటి పరిస్థితి మీరెప్పుడైనా చూసారా? మీ స్నేహితుల్లో ఎవరైనా స్మార్ట్ ఫోన్ తెచ్చినప్పుడు? నేను వాడాల్సిందే అలా?
ఆ! అదేనండి. హైలైటే అదే మెయిను హైలైటేంటంటే ఫస్టు స్మార్ట్ ఫోన్ తెచ్చింది నేనండి మా స్కూల్లో. <laughs> ఆ! ఏంటైందంటే మాకు అంటే మీకప్పుడు గమనించినట్టయితే 'నోక్య ఆష' అనేసి ఫోన్లవి ఉండేవి. ఆ! 'నోక్య ఆష' లేద అంటే కీప్యాడ్ ఫోన్స్ అవి ఉండేవమాట. అయితే, ఒక వ్యక్తి మా స్కూల్లో మా ఫ్రెండే తను 'నోక్య ఆష' వాడేవాడనమాట. అది అప్పట్లో చాలా పెద్ద ఫోను ఇంకా సూపరు. ఇంక మామూలుగా ఎవరు పడితే వాళ్ళు వాడలేరు. అది ఇదిన్నట్టు వాడు చాలా బిల్డప్పది ఇచ్చేవాడమాట స్కూల్లో. అంటే మీకది ఏంటంటే అప్పుడు యాండ్రాయిడ్ కాదది. ఐఓఎస్ మాట. ఆ
ఓహ్! అవునా? ఆ! <giggles> ఓకే. ఆహా! ఆ! ఓకే. ఆహా! ఇన్ని 'నోకియా పోను' మనకు ఐఓఎస్ మీద గూడా రన్నయిందా?
ఆ! ఐఓఎస్సండి అది. అయితే అదే విండోస్ విండోస్. విండోస్ మీదే ఆ! విండోస్ మీదే బేసైంది. ఓకే. ఐఓఎస్ అనేసాను కదా! ఓకే. ఆ! విండోస్ మీద బేసయేది. అదేంటంటే అండి క్యాడిలుండేదండి. ఆ ఫోనులో ఒక యాపు, అది మనం చెయ్యి పెట్టి టచ్ చేస్తే ఆరిపోయేది. చెయ్యిపెట్టి మళ్ళీ ఆ! మళ్ళీ ఒక 2 సెకన్లలో అది కొవ్వొత్తనేది ఆహ్, ఇ వెలిగేదనమాట. వీడు వచ్చి స్కూల్లో చాలా బిల్టప్ ఇచ్చేవాడమాట. చాలా హీరోయిజం చూపించేవాడు. అయితే నేనేం చేశానంటే హ్మ్. నా దగ్గర <giggles> చెప్పాలంటే గ్యాలక్సీ వై ఉంది నా దగ్గర 'సాంమ్‌సంగ్'.
అబ్బో! ఓకే. ఓకే విండోస్. హ్మ్. హ్మ్. ఆ! ఆహా! ఓకే. హ్మ్. ఓహ్! మీరు 'సాంసంగయితే'. <giggles>
ఆ! 'సాంసంగ్' 'గ్యాలక్సీ వై' అయితే, నేను స్కూలుకి తీసుకెళ్ళకూడదు కదా! అని చెప్పి నేను తీసుకెళ్ళలేదండి. కానీ వీడేం చేస్తున్నాడు సైలెంటుగా అంటే నేనప్పుడది కొత్త స్కూల్లో మాట జాయినవ్వడం.
ఆ! ఓకే. హ్మ్.
ఆ స్కూలులో జాయినవ్ ఆ! స్కూలులో జాయినవ్వడం ఏంటంటే
అంతే గదండి. అసలు స్కూల్సులో ఫోన్సనేటివి బ్యాను. తెలియకుండా దేస్తావుంటారు. హ్మ్.
అవును. ఆ! అయితే నేనేంటి ఆ స్కూలులోకి ఫోనులవి తీసుకురాకూడదు కదా! అని తీసుకెళ్ళలేదు. అయితే ఏమైందనుకున్నారు? ఫోను 4200 అప్పట్లో ఆ ఫోననేది చాలా మంచి ప్రైజ్. <smacks lips> అంటే ఇప్పుడు ఇప్పుడంటే నార్మల్ అయిపోయింది గాని అద అప్పుడు. అయితే ఏమైంది? నేను చెప్పాను ఒక ఫ్రెండ్‌కి. ఏంటి ఫోను లోపల తీసుకెల్లచ్చంటే సైలెంట్‌గా తీసుకొచ్చేయచ్చు. ప్రాబ్లమ్ అయితే లేదు అన్నారమాట. నేనేం జేశానంటే సరే అయితే నా దెగ్గర ఫోనుంది తెచ్చుకోవచ్చా? అన్నాను. హ్యాపీగా తెచ్చుకోవచ్చు ఏ ఫోను ఉందంటే, నా దెగ్గర ఇలా 'గ్యాలక్సి వై' యుందని. అరే ఇదేంటరా 7800 ఎంతో పడుతుంది కదా! ఫోను అన్నాడు. ఆ! అదే నా ఫోను అదే అమ్మ బాబోయ్ అంత ఫోనెలా అని, లేదు మరి నాకది. ఆ! ఆశ్చర్యపోయారండి. అంటే నా ఫ్రెండ్ ఏమనుకున్నాడంటే నిజమా కాదా అని కూడా చిన్న డౌటొచ్చింది. అయితే సరయితే, శనివారం మాకు సివిల్ డ్రెస్ అండి. మామూలుగా చెప్పంటే శుక్రవారం వరకు ఆ! నార్మల్ డ్రస్సు శనివారం సివిల్ డ్రెస్. అయితే మాకు ఆ ఒంటి పూట మాత్రం ఉండేదనమాట బడి.
ఆ! అవును. అవును. చాలా ఎక్కువ. హ్మ్. ఆ! ఆ! హ్మ్. అవును. ఆశ్చర్యపోయి ఉంటారు గదా! అందరూ. అవును. ప్రతి స్కూల్లోనూ ఉంటాయి. అవునవును. ఓహ్! అదృష్టవంతులే అండి మీరైతే అటువంటి ఆప్షన్ ఉంటే. <chuckles>
ఆ <laughs> నిజంగా. నిజంగా. అయితే, కరెక్ట్‌గా శనివారం తీసుకెళ్ళానండి ఆ ఫోను. ప్రతి ఒక్కళు, అంటే అప్పట్లో సైజ్ కొంచం పెద్దదుండేది, చుట్టుపక్క ఈ ఇలాంటి ఫోనులతో పోలిస్తే. వచ్చి "అరేయ్, ఏంట్రా ఇంతుంది ఫోను? అబ్బా! ఏంటి ఇంత బాగుంది." అది ఇదంటే నేనేం చేశాననుకున్నరు? సేము, వాడు ఆ క్యాండిల్ ఫోను చ్ క్యాండిల్ చూపించాడు కదా యాపు? సేమ్ అదే, నా దాంట్లో అలాంటిదెక్కించి, వాడేంటి టచ్ చేస్తే ఆగేది. నేను గాలి ఊదుతే ఆగిపోయిదది. <smacks lips> మీరు
హ్మ్. అవునవునులెండి. ఏం జేశారు? అవును. అవును. అమ్మ బాబోయ్! అటువంటి ఆప్షన్స్ గాని ఉండేటివా అప్పట్లో?
ఆ! ఆండ్రాయిడ్ ఫోన్స్‌లో ఎప్పుడైనా స్టార్టింగ్ నుంచి ఉందండి అది. ఇప్పుడు టెంపుల్ రన్‌లవ్వి అలాగండి. మనం సైడ్‌కి తిప్పితే తిరిగేవి కదా! అలా, క్యాండిల్స్ కూడా ఆటోమేటిక్‌గా అంటే గాలి ఎక్కువొస్తుంటే ఊగడం. ఉఫ్ఫ్ అని గట్టిగెళ్ళి దగ్గరికెళ్ళి ఊదితే అది ఉ ఆగిపోవడం అలా జరిగేది. అంతేనండి. <smacks lips> నా చుట్టుపక్క వాళ్ళందరూ ఒచ్చేసి, అమ్మ నన్ను హీరోని చేసేసారు. మొత్తం స్కూలు మొత్తంలో నా దగ్గరే మంచి ఫోను. <laughs>
ఓకే. అవునవునులే. హ్మ్. ఓకే. అంతే గదండీ. అంటే అది ఎలా అయిందంటే, ఇప్పుడూ ఆహ్, మనకు రాణి తేనే ప అంటే, మనకియ్యి ఉంటాయి గదండీ తేనేతీగలు. రాణి జంతువు దగ్గర ఈ ఒక రిమెయినింగ్ తేనెటీగలన్నీ ఒచ్చి వాలేసినట్లు, మీ దగ్గరున్న ఒక మొబైల్‌ని అది ఒక తేనే పట్టులా అనుకొని జుర్రేయడం అలాగా, అంటే మీరు ఒక సెలబ్రిటీ అయిపోయారు కదా! మినీ సెలబ్రిటీ ఆ రోజు.
అవునండి. అవును. నిజంగా. <laughs> అవును. నిజంగానండి. ఏంటంటే వచ్చి అంటే కొంచెం ఫ్రెండ్‌షిప్‌లో కొంచెం ఎక్కువ చేస్తూ ఉండేవాన్నండి, కావాలని. ఏంటంటే, <smacks lips> కొంచ్ అలాగాని చేశారనుకోండి. నేను నా ఒకసారి ఫోనడిగితే నేను ఇవ్వడాలవి చేస్తాను కదా! అలా, అందుకని చెప్పి కొంచెం యాక్టింగ్‌లవి చేయడాలు అలాంటివి చేశా. నెక్స్టు నా దగ్గర ఇప్పుడు టెంపుల్ రన్ గేమ్ కూడా ఉండేదండి. అప్పట్లో టెంపుల్ రన్ అనేది ఒక సంచలనమనే చెప్పాలి. అప్పట్లో.
ఓకే. అంతే కదండీ. నిజమే. ఇప్పట్లో పబ్జీ, బీజీఎంఐ అంటున్నారు గానీ, ఆ రోజుల్లో అసలు మనకు ఈ ఒక టెంపుల్ రన్ను, సబ్ వే సర్ఫర్ అలాంటివే, అవి ఉండేటివా అండి మీ మొబైల్‌లో కూడా?
అబ్బబ్బ! అవునండి. ఖచ్చితంగా. ఏంటంటే, మనకి మార్కెట్‌లో ఏది మంచి గేమ్ అయితే అది ప ఖచ్చితంగా డౌన్‌లోడ్ చేస్తాం కదా! అందులో టెంపుల్ రన్‌లో ఓజెడ్ అనుండేదండి. టెంపుల్ రన్ను, వన్ను, 2 కాకుండా ఇది 3 వర్షనో, 4 వర్షనో ఉండేది, ఓజెడ్ అని. అది ఎంత బావుండేదంటే అండి చాలా బాగుండేదిమాట. అయితే, నేనా గేమ్ పెట్టుకొని నా ఎదురింగ ఆడుతుంటే, చుట్టుపక్క వాళ్ళందరూ వచ్చి చూసేవారండి. అయితే ఏమైందంటే, ఇదిలా కొన్ని రోజులు రన్ అయిందండి. రన్ అయ్యాక ఒక 1 ఇయర్ ఎంతో అవుతుంది. నెక్స్ట్ ఇయర్‌కి ఇంకా స్కూలుకెళ్తున్నాం. అంటే వేరే క్లాస్‌కి మారుతున్నాం అన్న సమయానికి, ఇంకొక పర్సన్ ఇంకోొ పెద్ద ఫోన్ కొనేసాడండి. అది 10000 రూపాయల ఫోను. అది ఎందుకో నాకు కొంచెం తీసుకోలేపోయాను నేను. <smacks lips> అంటే, అంతే గదండీ! ఇప్పుడ్ ఇప్పటి వరకు
అవును. అవును. అవునవును. అవును. అవును. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. ఆహా! <chuckles> అంతేలెండి. చిన్న పిల్లల్లో ఒక జెలస్ అనేది వస్తుంటది అప్పుడప్పుడు.
వస్తుంటంది. అయితే నేనింక ఇంట్లో వెళ్ళి గొడవపెట్టడం స్టార్ట్ చేసేసానండి. <laughs> నాకీ ఫోనొద్దు నాక్ మొదలుపెట్టేసాను. అప్పట్లోనే, నాకు ఇదొద్దు నాకు మంచి ఫోను కావాలి, కొత్త ఫోను కావాలి, పెద్ద ఫోను కావాలని. "ఓరే బాబు! ఇదెందుకు?" ఇంకేం ఫోను కావాలంటే, లేదు లేదు. అయితే అప్పుడు ఆళ్ళేమన్నారంటే సరే అయితే, నీకో 9000 ఫోను కొంటామని ఒక ఫోను జెప్పారు. నాకిది కాదు నాకు ఇంకో ఫోను కావాలని. ఏది <chuckles> కావాలంటే, 'సామ్‌సంగ్' ట్యాబ్ ఉండేదండి. <smacks lips> అందులో సిమ్ కార్డ్ కూడా వేసుకోవచ్చు. ఫోను మాట్లాడుకోవచ్చు అన్నీ ఉండేవి ఆప్షన్స్.
హ్మ్. మొదలెట్టారైతే. <chuckles> ఆ! హ్మ్. అవునవును. ఆహా! పెద్ద ప్లానింగే అంటారు. <chuckles>
<laughs> అయితే నేను అది చెప్పానండి. నేను అది మాత్రమే కొనుక్కుంటాను. అది ఇదని.
హ్మ్. ఏమన్నారు?
కాస్త అంటే అంటే అదేనండి. కొంచెం తిట్టడాలు అవి చేసారు. కొన్ని రోజులు వాళ్ళు కొనమని చెప్పేశారు. నేను, నాకు అర్థమైపోయింది. నేను కూడా కొంచం ఎక్కువగా గోలపెట్టుకొని, ఒక రోజు తెల్లవారి నా బర్త్‌డే. అందరూ ఒచ్చి విష్ చేస్తున్నారు. అలా చూసినప్పుడు కేక్ కటింగ్ రోజు నీట్‌గా ట్యాబ్ తీసి నా ముందు పెట్టారండి. <smacks lips>
హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. మొత్తానికి <giggles> హ్మ్.
నిజంగానండి. ఆ! సాధించానంటే మరింక అంత ఇంత కాదండి. ఎంతో ఆనందం అనిపించింది. అయితే, నేనదే స్కూలుకి తీసుకెళ్ళానండి. ఇంకా ఆ స్కూలుకి అది ఎప్పుడైతే తీసుకెళ్ళానో ఇంక చుటుపక్కోళ్ళు కాంపిటీషన్ కూడా పక్కన పెట్టేసారండి. <smacks lips> ఏంటంటే, అందరూ వచ్చి ఇంక సలెండర్ అయిపోయినట్టు అయిపోయారు. ఏంటంటే ఇంతకన్నా బెస్ట్ ఫోనయితే నాకు తెలిసి ఉండదు. అదెంతండి అది, ఆ! పెద్ద స్క్రీన్ అండి, 22000 ఆ ఫోన్ అప్పుడు. అయత్ ఆ! అయితే ఇంక అందరూ ఇంక డిసైడ్ అయిపోయారు. ఇంక దగ్గరలోకి కూడా ఎవరు ఎళ్లలేమనేసి. అయితే దాంతో మెయిను ఏంటంటే అండి, నా జీవితం కొన్ని విధాలుగా ఆ ఫోన్ వల్ల మారిపోయిందండి. ఏంటైందంటే. ఆ! మేము అప్పుడు సరదాగా, చిన్న చిన్న నీ నాకు ముఖ్యంగా, సినిమాలనేవి బా ఇష్టమండి. <smacks lips>
హ్మ్. హ్మ్. హ్మ్. అందులోనే అంత పెద్ద స్క్రీను. అబ్బో! హ్మ్. ఎలా అండి? అంటే ఏం నేర్చుకున్నారు దాంట్లో? ఆ! అంతే కదండీ! పిల్లలంటే ఇంక అందులోను అబ్బాయిలంటే ముందుగా సినిమా పిచ్చి. <chuckles>
అవునండి. నిజంగా. నాకు సినిమాలనేవి చాలా ఇష్టంమాట. ఆ! మీకు ఏమైనా సినిమాలుంటే అవి మళ్ళీ మేము రీక్రియేట్ చేసేవాళ్ళం. అలా ర్ ఆ! 'రెబల్' అనేసి ఒక మూవీ 'ప్రభాస్' గారిదొచ్చింది.
హ్మ్. ఓకే. అవునవును.
ఆ! ఆ మూవీ ఒచ్చినప్పటికి నేను కరెక్టుగా స్కూలు చదువుతున్నాను. ఆ టైంకి ఆ 'రెబల్' మేము రీక్రియేట్ చేద్దాం అనుకున్నాంమాట. మీకు ప్రభాస్ గారి ఫైట్ సీనుంటుంది. <smacks lips> మీరు చూసినట్టుంటే, అదేనండి ఈ బ్లాక్ కలర్ టీ షర్టేసుకొని ఆ బ్లాక్ కలర్ టీ షర్టేసుకొని బ్లాక్ జీనేసుకొని వస్తూ ఉంటారు స్లో మోషను. <smacks lips> అబ్బాబ్బబ్బా!
ఆహా! ఏదండి? అంటే టెంపుల్ టెంపులా, బ్లాకా? ఓకే. ఓకే. చాలా క్లాసిక్‌గా ఉంటది. చేశారండి అయితే మీరు కూడా అలాంటి రిక్రియేషన్?
ఆ! మేము సేమ్ అదేనండి. ఏంటంటే అతను రియల్ స్మోక్ చేస్తూ ఉంటాడు. మేము పేపర్ చిన్నది పేపర్ లాంటిది పెట్టి ఒక వీడియో లాంటిది మేము చేసాం. అయితే
అయితే మీరు మొదటిసారి ఒక వీడియో ఎడిటింగ్ కావచ్చు, లేదా ఒక సినిమా ఎడిటర్ లాగా ప్రొఫెషనల్‌గా చేశారు అయితే. యాక్టింగ్ అన్ని.
చేశాం. ఏంటంటే ఆ! మేము చెప్పాం కదండీ! పక్కన ఒక ఫ్రెండున్నాడు. వాడిది కూడా ఒక రూ. 10,000 ఫోనుందని. ఆ ఫోన్లోని ఈ బీజీఎం అది ఆ సీన్ పెట్టామండి. అంటే మేమ మాకు ఎడిటింగ్ ఆప్షన్లు కూడా అప్పుడంతా రావండి. <smacks lips> అంటే స్కూలు కదా! మేము అంటే ఏం ఎడిటింగులు చేస్తున్నాం అదిదని. అయితే ఆ పాట పక్కన పెట్టి, వీడియో చేస్తూ ఉండేవారుమాట. మేము రిహాల్సెస్ చేసాం. చాలా బాగా అంటే ఒక 2, 3 రోజులు. ఈ సీన్ తీయడానికి పట్టింది. క్లా స్కూలు అయిపోగానే మేము ప్లాన్ చేసి ప్రాక్టీస్ చేసుకునేవారం. అయితే చాలా బాగా ఒచ్చిందమాట. అయితే
అవునవును. ఓకే. హ్మ్. అవును. ఆ! హ్మ్. రోజు కష్టపడేవాళ్ళైతే దాని కోసమే.
నిజంగా. చాలా కష్టపడేవారమండి. కష్టపడి దాని కోసం చూస్తే ఒక్క 3 రోజుల తర్వాతండి, <smacks lips> అంటే మీరు నమ్ముతారో, లేదో హ్మ్. మేము ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా 10 రెట్లు బాగొచ్చిందండి అది.
హ్మ్. అబ్బా! ఇంకేమండి అయితే కష్టపడిన దానికి ఫలితం అన్నట్లే.
ఆ! ఫలితం అన్నట్టు చాలా బా ఒచ్చిందన‌మాట. అంటే నాకు మంచి కొత్తగా స్మార్ట్ ఫోను నాదుంది. దానికి తగ్గట్టే ఒచ్చిందన్నట్టు ఫిక్సయ్యాం అందరూ బావుంది. అదేమైందంటే కొన్ని రోజులు బానే నడిసింది స్కూలు‌లో అంటే, ప్రతి ఒక్కళు ఎవరు అంటే ఇంక ఫోనులు కొండాలు మొదలయ్యాయిమాట. ప్రతి ఒక్కళ్ళు అరే మాకు పంపించరా వీడియో. ఈ మాకు పంపించు లేదా మా ఇంటికొకసారిరా మా సిస్టమ్‌లో ఎక్కించు లేదా పెన్‌డ్రైవ్‌లో ఎక్కించు. ఇవే కదండి! అప్పట్లో ఎక్కువ. <smacks lips> ఫోనులు కన్నా ఎక్కువ సిస్టమ్ కదా! అవునండి.
హ్మ్. అవునవును. అవునవునులెండి. మళ్ళీ మీకు కా షేర్ ఇట్ అనే ఒక యాపు. ఇలాగ బాగా వైరల్ అవుతా ఉండేది. ఆ రోజుల్లో మొబైల్‌కి, మొబైల్‌కి ట్రాన్స్ఫరింగ్ పర్పస్‌కి యాపులు గాని. గేములు గాని
అవును. నిజంగానండి. షేర్ ఇట్ ఆ! షేర్ ఇట్ అనేది నంబర్ 1 అండి యాప్ మాత్రం. ఎందుకంటే <smacks lips> అప్పటి వరకు మనకి బ్లూటూత్ ద్వారానే మనం పంపించుకోడం అనే ఆప్షన్ ఉండేది. అలాంటిది ఈ స్మార్ట్ ఫోనులో షేర్ ఇట్ అనే ఆప్షన్ రాడం చాలా మార్పు అంటే ఒక చిన్న మార్పు అనేది జరిగిందండి. అదైతే ఖచ్చితంగా చెప్పగలం. చెప్పండి.
అవును. మీకొకటి గుర్తుందా అండి? ఆ యాప్‌లో ఒక వంకాయ లాంటి సింబల్లు అంటే మన ఫోటోలతో పొజులు.
<laughs> అవునవును. ప్రొఫైల్ పెట్టుకోడాంకి.
అవునవును. అయితే మీకు గుర్తున్నాయి అయితే అయ్యిగాని.
అబ ఆ! బాగానండి. <chuckles> అంటే అదేనండి కొత్త నా తొలి స్మార్ట్ ఫోను అందులో ప ఆ చెప్తున్న యాపులు కదా ఇవన్నీ. <smacks lips> నేనది ఎలా మర్చిపోతానండి. ఆ వంకాయ గాని, లేదు అంటే ఇది బెండకాయ టైప్‌లో ఒకటుండేది. లేె టమాటా ఒకటుండేది. భలే ఉండేవండి అవి. ఆ ప్రొఫైల్ మనం నచ్చినట్టు పెట్టుకోవచ్చు. అయితే అదేమైందంటే ఒకళ్ళకొకళ్ళు షేర్ చేసుకోని అదేదో ఒక్కసారి ఏమైందంటే ఒక సారుకి వెళ్ళి చూపించడం జరిగిందండి ఈ వీడియో. <smacks lips> అంటే మేం కాదు ఎవరో పర్సను, మరాడు కోపంతో చూపించాడో, సరదాగా చూపించాడో తెలీదు. మాకా వీడియోలు చూపించేసాడు. అంతే మా సారు స్ట్రెయిట్‌గా మా క్లాస్‌కొచ్చేసాడండి. వచ్చేసి
హ్మ్. అవును. హ్మ్. అవునవును. ఓకే. హ్మ్. మరేమైందండి? అయ్యో!
ఏంటి మీరు ఫోనెక్కడది మీకు అన్నారు? ఆ రోజు లక్కేంటంటే నేను ఆ ఫోను తీసుకెళ్ళలేదండి.
హ్మ్. ఓకే.
అయితే అడిగారు. "ఫోనెక్కడిది" అంటే, ఆ! లేదండి. శనివారం కదా! ఇలా తెచ్చాము. అది ఇది "ఎవరిదా ఫోను" అంటే ఇంక నిల్చోబెట్టేసారండి అఖిల్ దాని. అంటే ఇంక తంది అనగానే నేను లేగిసిపోయాను. నిల్చుండిపోయి నాదేనండి అన్నా. ఏంటి మీ నీకు ఫోనది ఎవరు ఎలౌడ్ ఇచ్చారు నీకు ఫాదర్ దెగ్గరకి తీసుకెళ్ళిపోతాం నీకు వార్నింగ్ ఇప్పిస్తాం. అంటే అది కొంచెం క్యాథలిక్ కాలేజండి. స్ట్రిక్ట్‌గా ఉండేది. అయితే ఆ! కాలేజి స్కూలు అవన్నీ మా క్యాదలికే. అయితే ఆ స్కూలులోని కొంచెం స్ట్రిక్ట్‌గుండేది తీసుకెళ్లారు. తీసుకెళ్తే. నాకింక భయమేసేసింది. తర్వాత మా ఫాదర్ మాకేంటంటే లక్కు. అతను కొంచెం సపోర్ట్ చేసినట్టు మాట్లాడాడు. "అంత బాగా తీశారు కదా! మీకేమైనా ముందు నుంచి నీకేమైనా ఇది ఇష్టమా" ఏంటంటే? <smacks lips> నాకొక్క క్షణం హమ్మయ్య. బానే ఉందిరా బాబు. ఏంటి తిట్టేస్తారో కొట్టేస్తారో అనుకున్నాం. అంతే కదండి!
హ్మ్. హ్మ్. ఓకే. అవునవునులెండి. హ్మ్. ఓకే. బతిక్ బతికిపోయినేమో సాయి రామ్ అనుకున్నారా? <chuckles>
<laughs> అంతే కదండి స్కూలులో కొట్టడాలు అవి అంటే చాలా భయమేస్తుంది గదా!
అవునులెండి.
అయితే నేను భయపడిపోయాను. ఏమైనా కొట్టేస్తారేమో అది ఇదంటే, లక్ బావుండి అతనేమన్నాడంటే, "సరే, బా చేశారు. మీరు ఏవైనా స్క్రిప్టులు ఇలాంటివి చేయగలరా? లేపోతే ఇదేనా?" అంటే, నాకింక ఉత్సాహం పొంగిపోయి, ఆ! ఫాదర్ మీకు ఎలాంటి స్క్రిప్ట్ అయినా నేను జేసేస్తాను. అంటే, "అలా కాదు మీరెలాంటి సినిమాలు కాదు, మేం మంచి మంచి స్క్రిప్టులేమైనా చేస్తారా?" అని, నేను జెప్పానండి. నేను ఈ స్కూలుకి రాకముందు అంటే, నేనక్కడికొచ్చింది నైన్త్ క్లాస్‌లో ఒచ్చానండి. నైన్టు, టెన్తుల్లో మాట ఇది. నేను ఎయిత్ క్లాస్ వరుకు ముందు వేరే స్కూలుల్లో ఉండేవాడిని. ప్రతి స్కూల్లో నేనిలాంటి నాటకాలు వేయడం గానీ, పాటలనేవైతే స్టేజ్ మీద ప్రతి పండక్కి నన్ను నిలుచోబెట్టి పాట పాడించేసేవారు.
హ్మ్. హ్మ్. ఆ! అవును. ఓహ్! ఓహ్! అయితే, మీలో ఒకా మినీ బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు అనొచ్చా? <chuckles>
<laughs> అంత కాదు గానండి, ఏదో, <smacks lips> అంటే, లిరికులు కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టే వ్యక్తిని వ్యక్తినండి నేనైతే. ఏంటంటే
మంచి విషయమే గదండి! అదొక టాలెంట్ ఉందంటే గుర్తుంచుకోవాల్సిందే అసలు ప్రతిసారి. హ్మ్.
అవునవును. నేనేంటంటే, లిరిక్స్ చాలా బాగా గుర్తుపెట్టుకునే వాడిని. పాడసేవాడినన్నమాట. ఆ లెక్కల్లోని, నాకు కొంచెం బాగా పేరుండేది. అయితే నేను చెప్పాను, ఇలా ముందు కూడా ఇలాగా చేసేవాడినండి నేను అది ఇదనేసి మొత్తం చెప్పాను. చెప్పినప్పటికి తనేమన్నారంటే, "ఓకే అయితే. ఆ! మీకొక మంచి స్టోరీ ఇస్తాం. మీరు చేస్తారా?" అంటే సరే అన్నా. ఒక స్టోరీ ఇచ్చారు. స్టోరీ ఇస్తే అదెందుకో పెద్దగా నచ్చలేదండి నాకు. కానీ, మా సారు ఏవన్నారంటే, "చూడు, చేస్తే చేయి లేదంటే ఇంకేవైనా స్టోరీ ఉంటే చెప్పు." అంటే, సరే అని, మా ఇంటికొచ్చినప్పటికి మా అన్నయ్యుంటారండి. మా అన్నయ్య, షార్ట్ ఫిలిమ్స్ అవి ఇప్పుడు ప్రెజెంట్ తీస్తున్నారు బాగా. అయితే ఆ! తనకి కొంచెం స్టోరీలవి రాయడం బా ఇష్టం మాట. అయితే తను ఒక మంచి స్టోరీ ఇచ్చాడు. అంటే, అసలు స్కూలుకి సంబంధించింది సార్లెలా ఉండాలి? స్టూడెంట్స్ ఎలా ఉండాలి? మే తీసుకెళ్ళి ఇచ్చాన్నమాట. అంటే అది కూడా చిన్న భయమే. ఇచ్చిన స్టోరీ కాకుండా, మన సొంత స్టోరీ ఇస్తున్నామంటే వాళ్లెలా రియాక్ట్ అవుతారో, ఏంటో, అనేసి చిన్న భయం. వెళ్ళాను, హ్మ్. వెళ్లగానే చాలా నచ్చిందండి వాళ్ళకా స్టోరీ. ను ఆ! నచ్చి, "ఆహా! భలే ఉంది. ప్రెజెంట్ అంటే ఇప్పుడు జనరేషన్‌కి తగ్గట్టుందిది. చాలా బావుంది చేస్తారా?" అన్నారు. చేస్తామండి అన్నా. అందులో హైలైట్ ఏంటంటే, నేనే అక్కడ టీచరు క్యారెక్టర్ మాట. మీరు గమనిస్తే టీచర్లంటే ఏదో ఎర్రోల్లాగా ఉన్నట్టు అలా చూపిస్తారు. కానీ, ఇందులో ఏంటంటే టీచరే స్టూడెంట్స్‌ని పర్ఫెక్ట్‌గా మార్చినట్టు. వాళ్ళ
ఆహా! ఆ! ఆ! హ్మ్. ఓహ్! ఓకే. ఆహా! ఓకే. అంతే గదండి! హ్మ్. మరేవన్నారు? మంచి విషయమే. ఆ! హ్మ్. ఓకే. అంటే, ఒక మెచ్యూరు టీచరు పిల్లల్ని అర్థం జేసుకొని, వాళ్ళ టాలెంటుని గుర్తించడం, మార్కులు, ఇలా అంటారా?
కరెక్ట్ అండి. భల్లే చెప్పారు. అంటే, గొడవలవి పడుతున్నప్పుడు స్టూడెంట్లుని, టీచరు ఎలా సైడుకి తీసుకొస్తారు? ఎలా మంచి మార్గంలో నడిపి అనేది మాట. లక్కేంటండి, ఆ ఒక్క షో ఆ ఆ ఒక్క వీడియో ఆ తొలి వీడియో వల్ల నా స్మార్ట్ ఫోనులో తీయడం నిజంగా జీవితం మారిపోయిందండి. ఎందుకంటే, అక్కడి నుండి స్కూల్లో ఎటువంటి ప్రోగ్రాములున్నా ఏమున్నా, ఫస్ట్ నా పేరే పిలిసి, నాకు చేయించుకుని ట్రయల్స్ నా ఫోనులోనే వీడియోలు తీసేవారండి.
ఓకే. ఓకే. ఓకే. బావుందండి. అంటే, మీ తొలి స్మార్ట్ ఫోను మీ జీవితాన్ని ఎలా మార్చింది అనడం గానీ, దాంట్లో గేములాడేటప్పుడు, అలాగే మీ తోటి స్నేహితులతో, ఒక అల్లరి, అల్లరిగా ఒకా ఫన్నీగా కాంపిటీషన్ బెట్టుకోడం, ఇవన్నీ కూడా, తర్వాత మీ వీడియో ఎడిటింగ్‌కి చాలా బావుందండి చెప్పడం, సంతోషంగా ఉంది. ధన్యవాదములండి.
ధన్యవాదములండి.